ఇంకా ఆ తర్వాత ఇంకివన్నీ మావులుగా ఇంకా ఆనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ. ఇవన్నీ కజింగ్ కటింగ్ చేసుకోవటం కానివ్వండి, ఇంకా వా వాటిని
టమాటాలవి కూడా వేస్తారా గ్రేవీలోకి?
ఆ! ఖచ్చితంగా అండి. ఇంకా వాటన్నిటిని కట్ చేసి పెట్టుకోవటం ఇంకా ఆయిలు ఉ బాండీ మీద పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకోటం ఇంకా ఈ ఆనియన్సు, అలాగే మనకి ఇవుంటాయి కదండీ!
మరి ఉల్లిపాయలు, టమాటాలు ఎవరన్నా కట్ చేసిస్తారా? లేదంటే అది కూడా మీరే చేసుకోవడం ఇష్టమా మీకు?
<chuckles> లేదండి. నే నేనే చేసుకుంటా. నేను ఒకసారి ఆనియన్స్ కటింగ్‌లో నాకు అసల ఒచ్చేది కాదండి. మరినేనెప్పుడైతే బ్యాచలర్‌గా ఉన్నానో ఆ టైంలో మా ఫ్రెండు ఇలా పానీపూరీయోళ్ళు కట్ చేస్తారు చూడండి మీరు. ఫాస్ట్, ఫాస్ట్, ఫాస్ట్, ఫాస్ట్‌గా కట్ చేస్తుంటారు మీరెప్పుడైనా చూసారా?
అవును. భలే కట్ చేస్తారండి. టక టక టక టక కొడుతూ ఉంటారు. వెళ్ళిపోతారది.
ఆ! ఆ మా ఫ్రెండ్ అలా కట్ చేసేవాడండి. నాకసలొచ్చేదే కాదు కటింగే నాకసలొచ్చేదే కాదసల. అయితే అతని ద
అది సన్నగా తరుగుతారండి భలేగా!
ఆ! నా నాకు చూపిరా అసలు ఎలా కట్ చేయాలి ఏంటి, అజ్ చేతులు, ఫింగర్స్ ఎలా పెట్టాలి. షా ఆహ్, ఆ నైఫ్ ఎలా పెట్టాలి. ఆ కత్తిని ఏ పొజిషన్‌లో పెడితే మనం వేలు తెగ్గకుండా ఉంటాయి అయన్ని వాడి దగ్గర నుంచి తెలుసుకున్నానండి. అప్పుడు మాకు చాలా బాగా ఉపయోగపడిందది. ఆ తర్వాత రెండు, మూడు సార్లు
ఓహో! అంటే మీరు కూడా అలా కట్ చేసేయగలరైతే చక చక. సన్నగా.
ఆ! అవునండి. ఇప్పుడు అ అంత ఫాస్ట్‌గా టక టక టక టక ఎళ్ళిపోతది నా చేతి కూడా. అంటే ఫస్ట్‌లో రెండు మూడు సార్లు చేయి చే తెగటం కూడా జరిగిందండి. ఆ సందర్భాలు బ్లడ్ రాటం. <chuckles> ఇలాంటివన్నీ జరిగినాయండి. అంటే ఎక్స్పీరియన్సు.
ఓహ్! బావుందే! అయ్యయ్యో! అంటే అంత స్పీడ్‌గా మీరు చేసేయాలినే ఉద్దేశంతో అలాగే మీ ఫ్రెండ్ చెప్పినట్లు చేయడం తెగడం అయింది. అయ్యయ్యో!
ఆ! అవునండి. ఇంక తర్వాత ఇంకా అలా, అలా నేర్చుకొని నేర్చుకొంగ ఆ బాగా ఒచ్చింది తర్వాత. ఇంకీ ఇంక చేపలు బాగా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఆ చింతపండు మనం ఏసుకొని ఇంకా కావాల్సిన ఇంకా ఉప్పు కారాలు అలాగే ఈ ఫిష్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి క తగినంత వేసుకుంటూ ఆ వాటర్‌లో. అంటే వాటర్ వేసిన తర్వాత వాటిల్లో చేపల ముక్కలు వేయాలి వాటిల్లో. తర్వాత, ఈ చింతపండు వేసుకున్న తర్వాత, వన్స్ మనం ఎప్పుడైతే చేపలు వేస్తామండి అప్పుడు ఫస్ట్ రెండు మూడు సార్లు ఒక ఫైవ్ మినిట్స్‌కొసారి కలిపెట్టొచ్చు గానీ ఇంకా వన్స్ ఒక 10 మినిట్స్ దాటిందంటే ముక్క కొంచెం ఉడికి, ఉడికి ఒక 70% స్టార్ట్ అయిద్దండి. ఉడకటం అనేది. ఆ తర్వాత వాటిని మనం కదిలిచ్చకూడదు.
హుహు. మరి చింతపండు నీళ్ళతో ఉడుకుతుందా అండి? కొన్ని కొన్ని చింతపండు నీళ్ళతో ఉడకవంటారు కదా?